అంటే ఇప్పుడు కొన్ని మనుషుల మధ్యలో అంటే ఒక మనిషికి ఒక మనిషికి బాగా గొడవైనప్పుడు బాగా కోపం ఎక్కువవుతది. అంటే అట్లాంటి సమయంలో నేను ఏం జేస్తానంటే వాళ్ళని పూర్తిగా వదిలేయటం, లేదంటే ప్రశాంతంగా నా పాటికి నేను వెళ్ళిపోయి ఏదైనా వాకింగ్ జేయటం ఇలా కొంచెం మైండ్‌ని కంట్రోల్ జేసుకోవడానికి కొద్దిగా ట్రై జేస్తుంటానండి.
అవును. ఆహా! ఓకే. ఒకే. ఆ!
దాని వలన కొంచెం మనకు గూడా ప్ర ప్రశాంతంగా ఉంటది. అంటే కొంచెం వాళ్ళ నుంచి పక్కకొచ్చామనుకోండి అంటే వాళ్ళ గోల పట్టిచ్చుకోకుండా...
ఆ! ఆ!
ప్రశాంతతమైన లైఫ్‌లో అంటే మనకి ఏదైనా వాకింగ్ జేసినప్పుడు ఏమైద్దంటే కొంచెం మైండ్ రిలీఫ్ అయిద్దండి.
ఆ! ఆ! అవును. అంటే ఇప్పుడు ఆ కోపం అంటే ఎలా నియంత్రిస్తారు? అంటే మీరెలా కంట్రోల్ చేసుకుంటారు? ఒకేళ మీ స్నేహితులతో గాని ఎవరితోటనా సడెన్‌గా మీకు వాళ్ళ మీద కోపమొచ్చేసిందనుకోండి.
అవునండి. అంటే ఇప్పుడు ఒపా ఒకసారి మాకేమైందంటే మా స్నేహితుడు నేను నార్మల్‌గానే ఫోను జూసుకుంటా ఉన్నాం. అంటే ఏదో తెలీదు చిన్న మాట వల్ల నాకు కోపం రాటంతో నేనేదో అన్నాను. అతను గూడా ఏదో అన్నాడు. అలా అలా <chuckles> ఇద్దరం కొంచెం చిన్నగా పోటల్ ఆ! మాట మాట పెరిగి కొంచెం పోట్లాడుకోవటం జరిగింది. కానీ ఎంతైనా, ఎంత కొట్టుకున్నా గూడా మన స్నేహితుడే గదండీ! అంటే వితిన్ ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్‌లో అంటే అతను వెళ్లి పక్కకు వెళ్ళి గూర్చున్నాడు. నేను గూడా ఇంకొక పక్కకి వెళ్లి గూర్చున్నాను. అంటే ప్రశాంతంగా ఆలోజిచ్చుకున్నాం. ఓకే. ఎందుకు అసలు, గొడవెందుకు పడ్డాం? మనకు అర్థం గాట్లేదు ఇలాంటి సందర్భాలు అసలెందుకు వస్తున్నాయి మనకి అని, నాకు అర్థం గాక నేను కొంచెం ఆలోజిచ్చుకొని తర్వాత వెళ్లి నేను వెళ్ళి అతని పక్కన కూర్చోంగాల్నే అతనే అన్నాడండి "క్షమించరా నాకు" ఎందుకంతటి ఈగో ఆప్ జరిగిందండి.
ఆ! ఆ! ఆ! అంటే మాట మాట పెరిగి అది ఇదై ఆ! ఆ! ఆ! ఆ! అవును. హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! ఆ! హ్మ్. ఆ! హ్మ్. హ్మ్. ఆహా! అంటే ఇప్పుడు ఇలాగ జరిగిన సంఘటన, మీకేదైనా బాగా గుర్తున్న సంఘటన ఏదైనా ఉందా?
అంటే ఇలా ఇ ఇలా గొడవ పడటం అంటే ఇదే అండి. కదండి
ఆ! హ్మ్. అంటే మీ కోపం బాగా కోపమొచ్చి మీరు దాన్ని నియంత్రించుకున్న సంఘటనేదన్నుందా?